ఓకే. అ అందులో అదే అంటే స్ట్రెంతెనింగ్ ఎక్సర్సైజెస్ అట్లాంటివి చిన్న చిన్నవి.
ఏంటంటే ఆ! ఆ! అంతే. మనమేంటంటే తెలుసు కదండీ. మన శరీరం మనకెంత ముఖ్యమో. మనకు దాన్ని కూడా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వ్యాయామం అనేది కంపల్సరీ చేయాలి. పొద్దున మరీ పొద్దున్న లెవ్వగానే చేస్తే అసలు మన ఆరోగ్యానికి కూడా చాలా బావుంటుంది. మన మంచి ఏ ఇమ్యూనిటీ ఇస్తుంది చాలా బావుంటుంది మెటబాలిజం
హ్మ్. అవునవును. <clears throat> అవునవును. హ్మ్. మాలాగే బ్లడ్ సప్లై బ్రెయిన్‌కి వెళ్ళే బ్లడ్ సప్లై గూడా చాలా బావుంటుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటాం నిజంగా హ్మ్.
ఆ! బ్లడ్ సర్క్యులేషన్ గాని యాక్టివేషన్. మళ్ళీ నేను మొట్టమొదటి ఒక రొటీన్ ఏంటంటే పొద్దున లేవగానే నేను కింద చెప్పులనేటివి వేసుకోను. చెప్పులు వేసుకోకుండా ఆ! రక్త ప్రసరణ బాగా జరగాలని చెప్పులు వేసుకోకుండా నడుస్తానన్నమాట. నడిచేదేందంటే కింద బాగా తగిలి మన బ్రెయిన్ వరకు యెళ్తుందది. ఏంటి అక్కడి వరకు స్పర్శ ఎళ్ళి కొత్త కొత్త ఇలా సెల్స్ రిలీజ్ అయ్యి యాక్టివ్ అయిపోతుంది బ్రెయిన్. సో ఇదొక ముఖ్యమైన రొటీన్.
హ్మ్. ఓకే. కాళ్ళకి రక్త రక్త ప్రసరణ. ఓకే. హ్మ్. వెళ్తుంది. అవునవును. హ్మ్. అవును. నిజంగా ఇది అందరూ ఇప్పుడు సోఫిస్టికేటెడ్‌గా అలవాటటైపోయి చెప్పులు లేపోతే నడవలేకపోతున్నారు ఇంట్లో కూడా.
హ్మ్. నడవలేరు. అసలు చె ఇంట్లో అబ్బో! అబ్బ! వేరే అయిపోయిందండి. ఇంట్లో గూడా చెప్పులేసుకొని అసలు, అసలు సమాజానికి ఏం జెప్తున్నారో నాకర్థం గాట్లేదు గానీ ఇంట్లో
<giggles> అంటే ఫ్యూచర్ లేజినెస్‌ని మనమే తెచ్చుకుంటున్నామండి. <chuckles> నిజంగా
ఆ! ఇదైతే కరెక్టే అండి బాబు అసలు. ఇంట్లో చెప్పులేసుకొని నడవడం అనేది ఎవరు కనిపెట్టారో గాని <smacks lips> మొక్కాలండి బాబు వాళ్ళని.
<giggles> యాక్చువల్లీ అసలు ఎందుకు స్టార్ట్ అయిందంటే కొంతమందికి ఇట్లా ప్లాంటర్ ఫేషియాటీస్ ఇట్లా ఉండడం అంటే పాదం కింద పెట్టి షుగర్ పేషెంట్స్ చూడండి వాళ్ళు ఆ! ఓకే.
ఆహ్, షి అలాంటి వాళ్ళకు ఓకే. అండి. అది, అది మినహాయించొచ్చు. ఇప్పుడేంటంటే హేయ్! దిస్ ఈస్ ఆహ్, యాహ్! అంటారు గదా! <smacks lips> ఇవి చాలా తెల్లవున్నాయి. బండలు మురికైపోతాయి. ఈ చెప్పులేసుకొని బోవాలి. ఆ! మార్బుల్స్ తెల్లగున్నాయి ఇవంతా మురికైపోతాయి. చెప్పులేసుకొని నడవండి. ఆహ్, ఇంట్లో చెప్పులేసుకొని ఆడేడేడికి పోతాడో తెలవదు మళ్ళీ ఇంట్లో చెప్పులేసుకొని నడుస్తడు. ఆ! మళ్లదే బెడ్రూమ్ వరకు వస్తాడు అక్కడ బెడ్‌లో పడుకుంటాడు. అసలు ఎన్ని క్రిములు? అసలు ఎన్ని ఇన్ఫెక్షన్సు? ఎంత జబ్బున బారి పడిపోతారంటే అసలు ఫ్యాషనయిపోయిందండి నిజంగా.
హ్మ్. లే <giggles> మార్బుల్స్, మార్బుల్సు గ్రనేటు. <laughs> అదే. అదే కదా! హ్మ్. హ్మ్. నేను నిజంగా అండి. నిజంగా అవును. <giggles>
హ్మ్. అదే చూసారు కదా! ఇప్పుడు మనకు మా రొటీన్ ఎలా ఉంటుందంటే అక్కడెళ్లి వ్యాయామం చేసి మంచిగా ఫ్రెష్ అయిన తర్వాత వచ్చి ఒక మంచి టీ తాగుతాం గదా! టీ తాగి మళ్ళీ మనం బయటికెళ్ళొస్తే కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికెళ్తాం కానీ ఇక్కడ చాలామంది కాళ్ళు చేతులు కడుక్కోరు హ్మ్. షూవో ఏదో యేసుకుంటారు చెప్పులేసుకుంటారు లోపలికి ఎళ్ళిపోతారు లోపలే అంతా ఫ్రెష్షవుతారు. ఇక్కడెలా ఉంటుందంటే మనకు ఖచ్చితంగా ఉదయం మన ఇంటి గడపంటారు గదా! ఆ గడపకి ఆ పసుపు అనేది రుద్దుతారు. ఎందుకు? ఆ! ఆ! ఆ పసుపనేది ఎందుకు రుద్దుతారు? మనకి ఏ క్రిములున్నా బయటనే ఆగిపోవాలి లోపల వరకు వెళ్ళొద్దు. దానికి హ్మ్. యాంటిబయోటిక్ టైపు దానికి మళ్ళీ మనం తోడుగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని వెళ్తాం.
హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. <giggles> హ్మ్. అవునండి. అవును. పసుపు రాస్తారు. అవును. కుంకుమ బెడతారు. హ్మ్. అవును. యాంటిబయోటిక్ టైపు. హ్మ్.